ఆ! తప్పకుండా అండి. అది అది అండె అంటే ఐడియా అండి మనకి, బయోడైవర్సిటీ య మీరు అడిగినట్టు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి. నేనైతే నేను ఏం జేస్తానంటే అండి ఆహ్, హ్మ్. చిన్నగా ఇప్పుడు గ్లోబంటే అందరికి తెలుసు గదండీ కొంచెం, భూ భూమి గుండ్రంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి దెలుసండి. ఆహ్, ప్రతి ఒక్కరికి తెల్ తెలవడం వల్ల ఈ ఊరికి ఇట్లా పేపరు మీద రౌండ్‌గా ఒక గ్లోబ్ గీసేయడం జరుగుతుందండి. హ్మ్. ఆ గ్లోబ్‌లో ఇమ్ నేనన్నట్టు అడవి అడవి ఒక దగ్గర, నదులొక దగ్గర, సముద్రాలొక దగ్గర, ఎడారులు ఒక దగ్గర, పక్షులు, జంతువులు, ఆహ్, మన భూమి మీద ఉన్న జీవన వ జీవ జీవం ఉన్న ప్రతి ఒక్కటి, క్రిమి కీటకాలు, జీవరాశులు ఆ! అన్ని వస్తాయండి. య మైక్రో ఆర్గానిజమ్స్ కూడా అండి. మెయిన్ రోల్ ప్లే జేశెదే మైక్రో ఆర్గానిజమ్స్ అండి. అంటే ఆహ్, హ్మ్. ఎ ఎవ్వి గాని, అన్నీ, అన్ని ప్రతి ఒక్కటి ఇవన్నీ మన జ ఆహ్, ఇవన్నీ ఉంటాయి భూమి మీద. కాబట్టే దీన్ని బయోడైవర్సిటీ అంటారు. అన్ని ఒకరికి ఒకటి ఒకదాని మీద ఒకటి ఆధారపడుకుంటూ ఉంటాయి ఇవి. ఇప్పుడు తేనె తెట్టెలున్నాయంటే, పూలు పూల మీద ఆధారపడుతూ ఉంటాయండి. పూలను తేనెలు పూలు తీసుకొని పూలలో ఉండే సుగంధాన్ని తీసుకొనే గదండీ! తేనెను తయారు చేసుకుంటాయి. అలా తినే తే అవి చీమలండి. అవీ అవేంటివి? ఈగలు తేనె తేనె టీగలంటరు గదండి! అవ్వి. ఇంకోటి జంతువులండి. మన జంతువుల విషయానికొస్తే ఆకులు తినడము లేకపోతే ఆహ్, పులి అనేది సింహ పులి అనేది జింకను దింటుంది. జింకనేమో ఆకులను తినలా ఆ! లైఫ్ సే అలా మనం చూపెట్టడం అంటే, మనం కింది నుంచి చూపెట్ చూసుకుంటే అండి, ఫస్ట్ ఫస్టు పులి ఉండడము, నేను చూపెట్టడం ఒక బాబుకి చూపెట్టాలి, నేర్పిచ్చాలంటే ఒక పాట కింద పులి ఉండడం, దాని మీద జింక ఉండడం, జింక మీదనేమో అది అదేంటిదండి? జింక మీద మనకి జ ఆహ్, ప్లాంట్స్ అనమాట. అంటే స్మర్ప్స్ ఆ! ప్లాంట్స్ తింటుందండి. ఆ ప్లాంట్స్ తిన్న తర్వాత జింక ఆ ప్లాంట్స్ ఎక్కడి నుంచి ఒస్తాయి?
అవును. జీవరాసులన్ని గూడా ఒస్తాయంటారు అందులోనే. ఆ! ఔ అదే. అవును. అవును. అవును. అవును. అవును. ఒక లైఫ్ సైకిల్‌లాగా తయారవుతాయి. అవును. హ్మ్. అవును. అవునండి. జింక ప్లాంట్స్ అంతే. అవును. హ్మ్. తింటుంది. ఈ ప్లాంట్స్‌ని మళ్ళీ ఒక గ్రాస్‌హోపర్ అనే ఒక చిన్న పురుగు అవునండి.
గ్రాస్‌హోపర్ అనే ఒక చీమ పురుగు పురుగు తినడమండి. అది జూపెడతానండి. ఇంకోటి మనకి మళ్ళీ ఈ ఇది ఇదుంటుంది కదండి. దీన్ని మళ్ళీ ఆహ్, సింహాన్ని ఏవి తింటాయండి చనిపోయినాక? మైక్రో ఆర్గానిజమ్స్ తింటాయండి. అది జూపెడతా. అది అదొదొక అదొక సైకిలల్లి అలా వ్ బయోడైవర్సిటీ అంటేనే ఒకదాని మీద ఒకటి ఆధారపడుకుంటూ ఉండి, మనము కలిసి ఉండి, ఒకటే దగ్గర మనము భూమి మీద బతకడానికి దీన్ని బయోడైవర్సిటీ అంటారూ, అని నేను వాళ్ళకి చెప్పగలుగుతానండి. ఖచ్చితంగా అది.
అవును. అంతే. అవును. అవును. ఆధారపడి కలిసి ఉండడమనేది అవును. అవునండి. చిన్న అదే మనం యే అదే మన జీవన మన రోజు ఉండే ఒక స్కూలు ప్రాజెక్టు, చిన్న పిల్లల్ని మనం స్కూల్లో ఒక ఆహ్, టీచరెవరైనా బయోడైవర్సిటీ మీదేదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకురండి అనంటే, దాన్ని చాలా సరళంగా సింపుల్‌గా మనం పిల్లలకి ఎలాంటి టిప్స్ ఇవ్వచ్చు, చేయొచ్చు అన్నది.